ఈ ఆధునిక ప్రపంచంలో ఫుడనేది ఎంతగా వేస్టేజ్ అవుతుందంటే, అసలు జెప్పలేము. ధనవంతులందరికీ ఫుడ్ అధికంగా ఉంటుంది, పేదవాళ్ళకి అసలు ఫుడనేదే దొరకట్లేదు. ఈ ధనవంతులు ఫుడ్డు ఎక్కువ తినే, అంటే వాళ్ళ దగ్గర ఎక్కువుంటాయి కాబట్టి, వాళ్ళు ఎక్కువనే దినేసి, ఇంకా ఎక్కువగా ఎక్కువనే బాడేస్తున్నారు. దీన్ని తగ్గించడానికసలు ఎలాంటి చర్యలు దీసుకోవచ్చు, ఈ ఫుడ్ వేస్టేజ్‌ని తగ్గించడానికి?
అవునండి. ఆ! ఇప్పుడు జనరల్‌గా ఫుడ్ వేస్టేజనేది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మధ్య కామన్ అయిపోయింది. ఇదివరకు ఫుడ్డు వేస్టయినా సరే, అది దేనికో దానికి ఉపయోగపడేది. అంటే ఇప్పుడు ఫుడ్ వేస్టయితే, ఆహ్, కుడితిలో కలిపేసి గేదెలకో, లేకపోతే కోళ్లకో, పెంచుకునేవారు కాబట్టి, వాటికి పెట్టేసేవారు మిగిలిపోతే ఫుడ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీకొచ్చేసిన తర్వాత, మనకి యానిమల్స్ ఉండట్లేదు. మనం పెంచుకునే డాగ్స్‌కి కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెడదాం అనుకుంటున్నాం, రైస్ లాంటివి పెట్టట్లేదు. సో, ఇది మనము డస్ట్‌బిన్‌లో వేసేయడము, ఇట్లాంటివి చేస్తున్నామనమాట. దానివల్ల ఎక్కువ శాతం ఫుడ్ వేస్ట్ జరుగుతుంది. ఆహ్, మనకి సొసైటీలో చూస్తే.
అవును. హ్మ్. అవును. ముఖ్యంగా అండి, ఈ నగరాల్లో ఫుడ్ వేస్టేజ్ తగ్గియాలంటే ఏం జేయాలంటే, ప్రతి ఇంట్లో నుండి గూడా చాలా అసలు పొడి చెత్త కన్నా ఈ తడి చెత్తనే ఎక్కువ ఒస్తుంది. ముఖ్యంగా ఈ ఫుడ్డు.
అవునండి.
దీన్ని దగ్గియాలంటే ఏం జేయొచ్చు ఇలా స్విగ్గీ, జొమాటోల ఫుడ్ వేస్టేజ్ ఎక్కువైపోతే, అది మిగతా వాళ్ళకి పంపియడానికి ఏదైనా యాప్స్ లాంటియేమైనా తయారు జేస్తే బావుంటదా?
ఆ! స్విగ్గీ, జొమాటోలో కన్నా ఫస్ట్ మెయిన్ రీజనండి. ఫుడ్ వేస్టేజ్ తగ్గిచ్చాలంటే, కాన్‌షియస్ ఈటింగ్ ఉండాలి. అంటే మనం ఎంత తినగలుగుతామో, ఎంత మనము అంటే మనకి కన్ను ఆకలంటారు అంటే చూడంగా చూసిందల్లా తినాలనిపిస్తది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
కానీ, నిజంగా ఆకలనిపియదు మనం అంత కెపాసిటీ కూడా ఉండదు మనకి. జస్ట్ బికాజ్ ఆఫర్ ఉందనో, లేపోతే ఎక్కువ ఫుడ్ వస్తుందనో, లేకపోతే డిస్కౌంట్ వస్తదనో ఇంకొంచం డెలివరీ ఫీజ్ తగ్గుతదనో, ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తుంటారు.
<giggles> హ్మ్. హ్మ్. హ్మ్.
అది తగ్గించుకోవాలండి. మనకి అఫ్ ఎక్సెస్‌గా తినకుండా, ఎంత కాన్‌షియస్‌గా ఆర్డర్ జేసుకోవాలో, మనం ఎంత తినగలుగుతాము? ఇంతకన్నా ఎక్కువ తినలేము కాబట్టి, ఇంతే ఆర్డర్ చేసుకుంటాను అని అనేది ఒకటి రావాలి. అప్పుడు కొంచెం ఫుడ్ వేస్టేజ్ అనేది తగ్గుతది. ఒకవేళ ఫుడ్ అనేది ఇంకా మనకి మిగిలిపోతే ఏం చేయొచ్చంటే, మనము ఆహ్, ఇంకా ఉంటారు కదా, ఇంటి దగ్గర చుట్టుపక్కల, చిన్నపిల్లలు గానీ, ఎవరైనా ఆహ్, ఉన్ ఉంటూ ఉంటారు మనకి. వాళ్ళకి పెట్టడమో, లేకపోతే బెగ్గర్స్ ఉంటారు. వాళ్ళకివ్వటమో ఇవి చేయాలి గానీ, డస్ట్‌బిన్‌లో పడేయడము. ఆ రేపు తిన్ కొంతమంది ఉంటారండి అసలు మెయిన్ ఫుడ్ వేస్టేజ్ ఏంటంటే పడెయ్యరు!
హ్మ్. హుహు. ఒకవేళ ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఏం జేస్తారు? <chuckles> అవును.
తినరు, ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత 4 రోజుల తర్వాత అది పాడైపోయిందనుకోండి, అప్పుడు పడేస్తారు.
అయ్యో! అంటే ఇది...
ఇమ్మీడియేట్‌గా పడేయ్ హుహు. పోనీ
ఇది ఇంకా డస్ట్‌బిన్‌లో ఎషెస్తే ఏమవుతదంటే, ఇ ఆల్‌రెడీ 4 రోజులయింది కాబట్టి, ఆహ్, చెత్త అంతా గూడా ఒకే దగ్గర జమయ్యేసరికి, ఆ మిగతా చెత్తను గూడా ఇదంతా ఖరాబ్ జేషేస్తాయి. ఈ ఫుడ్డు మొత్తం ఫంగస్ వచ్చేసి
ఆ! ఇదంతా ఖరాబ్ చేసేస్తది. ఇప్పుడు ఆ రోజే మీరు తినలేను అన్నప్పుడు ఎవరికైనా ఇచ్చేసుంటే, అది కనీసం దేనికైనా ఉపయోగపడేది. ఫస్ట్ డే ఆర్‌ సెకండ్ డే ఫ్రిడ్జ్‌లో పెట్టి, నెక్స్ట్ డే అయిన ఇచ్చేస్తే.
అవునండి, నిజమే. హ్మ్. కానీ
ఇప్పుడు ఎటు ఇవ్వకండా హ్మ్, వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, వాళ్ళు దాని తర్వాత, అది కు కొంచెం స్పాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి, డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటారు. అందుకే ఏమన్నంటే "మాకు వెంటనే వేస్ట్ చేయబుద్ధి అవ్వదు." లాస్ట్‌కి, ఎండ్‌ ప్ ఎండ్‌ ఆఫ్‌ ద డే ఏం జేస్తున్నావు? వేస్టే చేస్తున్నావు. కానీ, వెంటనే ఇమ్మీడియేట్‌గా చేయట్లేదు.
ఆ! <chuckles> అదే. ఆ! అవును. మీరు జెప్పింది నిజమే. అంటే ముఖ్యంగా నగరాల్లో, ఇలా ఓవెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో, ఈ ఫుడ్డు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తర్వాత హీట్ జేసుకొని తినొచ్చు కదా! అని చాలామంది మర్చిపోతారు. ఇలా మర్షిపోకుండా ఉండడానికి ఏం జేయాలంటే, ఏదైనా రిమైండర్స్ లాంటివి సెట్ జేసుకోవాలా? లేకపోతే ఫ్రిడ్జ్ పైన చాలా మంది ఇలా పేపర్ నోట్స్ రాస్తారు కదా! అలాంటియేమైనా రాసుకోవచ్చా?
అవునండి. ఆ! ఆ! పేపర్ నోట్ అది బెస్టండి. అంటే పేపర్ నోట్ పెట్టుకోవాలసల, ఫ్రిడ్జ్‌లో ఏమేమి ఉన్నాయి అనేది. ఆహ్, ఇప్పుడు లైక్ మొన్న కర్రీ వండాను, ఆ కర్రీ ఉంది. ఈ రైసుంది, లేకపోతే రోటి పిండి ఉంది, దోస పిండుంది. పెట్టుకుంటే ఎందుకంటే, మనము ఆబ్వియస్‌లి మర్చిపోతాము, కానీ ఫ్రిడ్జ్ మీద రాసుకుంటే ఓకే అది ఉంది అనే ఒక థాటుంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవునండి.
అయినా సరే వేస్ట్ అంటే అన్ని సార్లు అది థాట్ వర్కౌటవ్వచ్చు అప్పుడప్పుడు వేస్టవ్వచ్చు. కానీ, ఇప్పుడు అయ్యేంతగా మర్చిపోయి వేస్టయిపోయేంతలా ఉండదు. కొంచెం కాకపోతే కొంచెమైన గుర్తుంటుంది.
అవునవును. నిజమే అండి. అలానే అసలు ఈ నగరాల్లో చాలా స్ట్రీట్ డాగ్సుంటాయి. వీటికి గూడా ఎయొచ్చు గదా! వాళ్ళు, అంటే ఏ విధంగా ఎయొచ్చు ఒకవేళ ఎస్తే?
అవునండి. మన ఇంటి దగ్గర స్ట్రీ నా స్ట్రీట్ డాగ్సుంటాయి. ఒక నాలుగైదుంటాయి. వాటికే ఫుడ్ తీసుకెళ్లి, అక్కడ పెట్టేసి, ఎ పిలిస్తే అయ్యే ఒచ్చి తినేస్తాయి ఫుడ్డునీ. కాబట్టి, అదేమంత ప్రాబ్లం కాదండి. కానీ, జనాలకంత ఓపికుండాలి. ఆ థాటుండాలి. దాన్ని డస్ట్‌బిన్‌లో డైరెక్ట్‌గా వేయకుండా అంటే ఇప్పుడు కొంచెమే ఉంది కదా! అంటే ఇప్పుడు సపోజ్ వన్ ఆహ్, చిన్న హాఫ్ కప్ ఆఫ్ కర్రీ మిగిలిపోయిందనుకో కొంచెమే కదా! ఇప్పుడు దీన్నినేవరికిస్తాము అని చెప్పి పడేస్తుంటారు. దాని బదులు అందులో కొంచెం రైస్ మిక్స్ చేసి, ఆహ్, డాగ్స్‌కి పెట్టొచ్చు, లేకపోతే డైరెక్ట్‌గా కొంచెం క మ రైస్ మిగిలిపోయిందనుకోండి, ఇంత అన్నం ఏం చేస్తాముని పడేస్తారు. దాంట్లో కొంచెం కర్డ్ కలిపేసి డాగ్స్‌కి పెట్టేయొచ్చు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవునండి. మీరు జెప్పింది బావుంది. అలానే నేనన్నది ఏంటంటే, ఇందాక స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్సుంటాయి కదా! అలానే ఈ ఫుడ్ వేస్టేజ్ యాప్స్ కూడా ఉంటే బావుంటుందా? అంటే మనకి ఫుడ్ ఒకవేళ మెలిగిపోయిందో, ఆ మెలిగిపోయిన ఫుడ్‌ని ఇలా హోమ్ లెస్ పీపుల్‌కి గానివ్వండి, లేకపోతే ఫుడ్ ఎవరికైతే ఉండదో, అలా వాళ్ళకి అందజేయించొచ్చేలా యాప్స్ ఏమైనా డిజైన్ జేస్తే బావుంటదా?
అవును. అవునండి. ఆ! ఆ డిజైన్ చేసినా దానికంత మార్కెటుండదండి. యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎందుకంటే, హోమ్ లెస్ పీపుల్ దగ్గర ఆబ్వియస్‌లి ఫోనుండదు. వాళ్ళకి ఫోను ఉందం కాదు, ఫోను లేకపోతే యాప్ ఎలా వాడతారు?
<giggles> హ్మ్. ఫోనుండనక్కర్లేదు. అంటే నేనేమంటున్నా అంటే ఆహా! వాళ్ళు వాడరండి. ఇప్పుడు హోమ్ లెస్ పీపుల్ అంతా గూడా ఒక దగ్గర రోజు ఎక్ ఎక్కడనో ఒక దగ్గర ఫుడ్ వెతుక్కోడానికి జమవుతారు గదా!
అవునండి.
ఆ! వీళ్ళెవరైతే సపోజ్ మీ ఇంట్లో ఫుడ్ వేస్టయిందో, ఆ యాప్ ద్వారా మీరు ఆహ్, డెలివరీ అతనో, ఎవరినో బుక్ జేసేసుకొని, ఈ ఫుడ్ వేస్టేజంతా గూడా, మీ ఇంటి దగ్గరలో ఉన్న హోమ్ లెస్ పీపుల్ ర్యాండమ్ ఎవరికైనా, ఇట్లా చాలా మంది ఒకే దగ్గర ఉండే స్థలముంటుంది గదా!
కానీ ఇప్పుడు ఓకే. అది ఆలోచిస్తే దాన్ని కమర్షియల్‌గా ఎవ ఇప్పుడు తీసుకొచ్చినా కమర్షియల్‌గా దీనివల్ల లాభం ఉండదు కాబట్టి, తీసుకురారండి. ఇప్పుడు డెలివరీ బాయ్స్ చేస్తారు. డెలివరీ బాయ్స్‌కి ఎవరు పే చేస్తారు?
అక్కడ వాళ్ళకిచ్చేస్తే బావుంటుంది. ఆ! <chuckles> ఆ!
పేమెంట్ రాకపోతే ఎందుకు చేస్తారు? ఆహ్, యాప్‌లో.
అవునండి. అవునవును. నిజమే మీరు జెప్పింది. అంటే ఇలాంటి ఐడియాస్ నేను ఇంటర్నెట్‌లో విన్నాను. అందుకే అడిగాను మీకు.
కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆ! దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, లైక్ ఫ్రిడ్జెస్ ఉంటాయన్నమాట బయట. ఇది ఉ చాలా దేశాల్లో ఉంటుంది. ఏంటంటే, వాళ్ళకి ఏదైనా ఎక్సెస్‌గా ఫుడ్ మిగిలిపోతే, వాళ్ళు ఆ ఫ్రిడ్జులో పెట్టేస్తారు. రోడ్డు మీద ఉంటాయన్నమాట ఫ్రిడ్జెస్ అవన్నీ.
హ్మ్. హ్మ్. ఓకే.
అందులో పెట్టేస్తారు. హోమ్‌లెస్ పీపుల్ ఎవరైనా సరే అందులోంచి తీసుకొని తినొచ్చు.
ఆ! ఇదేదో బావుందండి. అంటే నిజంగానే ఉపయోగపడుతుంది.
ఆ! ఇది ఇంకా ఆ! ఇది ఏంటంటే, గవర్నమెంట్ ఇన్‌స్టాల్ చేసేసి జస్ట్ ఇప్పుడు బస్ స్టాండ్ పక్కన ఒక ఫ్రిడ్జులాగా పెట్టేస్తే, ఇట్ వుడ్ బి బెటర్ అనమాట. వాళ్ళకి.
హ్మ్. అవును. అంటే నిజంగానే వాళ్ళు ఆకలైన వాళ్ళు, నిజంగానే తీసుకొని తింటారు ఫుడ్ వేస్ట్‌ జే వేస్ట్ జేయకుండా అలానే
ఆ! ఆకలేసిన వాళ్ళు తీసుకుంటారు. ఆకలె ఇప్పుడు ఎవరికైనా మిగిలిపోతే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. ఈ యాప్ కన్నా ఇది బెస్ట్. ఎందుకంటే, అది ఓన్ ఆహ్, ఇప్పుడు ఒక మేనేజ్‌మెంట్ అవసరం లేదు. డెలివరీ ఫీజ్ అవసరం లేదు. థర్డ్ పర్సన్ అవసరం లేదు మధ్యలో. నాకు ఫుడ్ మిగిలిపోతే నేనెళ్లి పెడతాను. వాళ్ళు తినాలనుకున్న వాళ్ళు వచ్చి తింటారు తీసుకొని. మాకు వాళ్ళు ఎవరో తెలియని అవసరంలా. నేను వాళ్ళకి తెలియని అవసరంలా.
హ్మ్. అవును. హ్మ్. అవునవును. ఆ! అదే. అదే. ఆ! ఆ! అవునండి. అలానే అసలు మన ఇంట్లలో చాలా వేడుకలవుతుంటాయి. చాలా ఫంక్షన్స్ అవుతుంటాయి. ముఖ్యంగా ఫుడ్ వేస్టేజ్ మనం అధికంగా జూశేది ఈ ఫంక్షన్స్ టైంలో అండి. ఏ విధంగా అంటే ఆ విధంగా వేస్ట్ జేస్తారు. కొంతమందెలా ఉంటారంటే ఇట్లా టేస్ట్ జేస్తే, దోస టేస్ట్ జేస్తా అని బోతారు 3 బైట్స్ బెట్టుకొని పాడేస్తారింకా. ఇలాంటివి అసలు నియంత్రించాలంటే ఏం జేయాలి?
అవును. అవును. అదే. నేను చెప్పాను గదండీ! మైండ్‌ఫుల్ ఈటింగ్ ఉండాలి. మనం ఏది తినగలుగుతాము మనం ఎంత తినగలుగుతామో అంతే తినాలి. పోనీ మీకు జస్ట్ టేస్ట్ చేయాలంటే ఇప్పుడు దోసలో కూడా నేను చాలా దగ్గర చూసాను జస్ట్ చిన్న చిన్న ట్రయాంగిల్ పీసెస్ కింద కట్ చేసి రోల్ చేసి ఇచ్చేస్తున్నారు.
హ్మ్. అవునవును.
స్ ఆహ్, అలా ఇచ్చేస్తే బెస్ట్ ఎందుకంటే జస్ట్ అది 3 బైట్స్, 2 బైట్స్ ఉంటుంది. తినేస్తారు.
ఓకే. అంటే ఇలా టెస్టర్స్‌లాగా కొం కొంచెం ఇచ్చేస్తే బావుంటుంది. ముఖ్యంగా ఫంక్షన్స్‌లో.
ఆ! అవును. పెళ్ళిల్లలో అవును. అది బెస్ట్ అండి. ఎందుకంటే ఫుల్ దోస తినలేరు. ఆర్ ఆహ్, ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి అసలు పెళ్ళి‌ల్లో మెయిన్ మిస్టేక్ ఏంటంటే
అవునండి. బావుంది. హ్మ్. హ్మ్.
లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ 50 ఐటెమ్స్, 60 ఐటెమ్స్ ఇది అవసరం లేదు. ఒక్క ఒక చిన్న పొట్ట నిండడానికి మ్యాక్సిమం 2, 3 ఐటెమ్స్. ఇంకా ఎక్కువైతే ఒక 10 ఐటెమ్స్. స్నాక్స్. అంతే దానికన్నా ఎక్కువ ఎవరు తినలేము. ఒక పప్పు కూర రె రెండు 2 డెజర్ట్‌లు ఒక ఫ్లేవర్డ్ రైస్‌ ఒక నార్మల్ రైస్ దానికి సాంబారు ఇడ్లీ ఆహ్, సాంబారు, పెరుగు లైట్‌గా ఎవరైనా టిఫిను చేస్తుంటే. ఆ బిర్యానీ ఆహ్, టిఫిను చేసేవాళ్ళకి ఇడ్లీ, దోస. ఇనఫ్ కానీ ఇప్పుడు పాస్తా, పానీపూరి, పావ్ భాజీ, చాటు ఇక్కడికే అయిపోతున్నాయి ఒక 10 ఐటెమ్స్ చైనీసు, పిజ్జాసు ఆహ్
<giggles> అవును. అవును. దానికన్నా ఎక్కువ దినలేరు ఇంకా ఫుడ్ హ్మ్. అది మా అంటే బిర్యానీ. హ్మ్. అవునవును. ఇది ఇది ఉంటే సరిపోతుంది. <chuckles> అవునవును. అంటే మనకు ఆప్షన్స్ అధికంగా ఉంటే ఈ ఫుడ్ వేస్టేజని ఎక్కువ అవుతదా?
అవునండి. అంతే గదా! అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రతీదీ ట్రై చేయాలనుకుంటారు. సో, ప్రతీదీ కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఎపించుకుంటారు. మనం ఏం జేస్తాం 50 ప్లేట్స్ అనేసరికి బోలెడు చేపించేస్తారు.
హ్మ్. అవునవును. ఆ!
ఆ ఫుడంతా వేస్టయిపోతుంది. అనవసరంగా ఖర్చు.
అదే ఈ ఈవెంట్స్‌లో వేస్టయిన ఫుడ్‌ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటారు?
ఇప్పుడు ఈవెంట్స్‌లో వేస్టయితే ఫుడ్ ఇప్పుడూ ఆహ్, మనకి దగ్గర్లో అనాధాశ్రమాలుంటాయి, వృద్ధాశ్రమాలుంటాయి. లేకపోతే స్ హోమ్‌లెస్ పీపుల్ బయట ఉంటా ఉంటారు ఆళ్ళకి ప్యాక్ చేసి, తీసుకెళ్ళి ఇచ్చేస్తే, అది బెస్ట్. లేతే అనాధాశ్రమానికి తీసుకెళ్లి, ఫుడ్ వేస్ట్ "ఆహ్, మాకు మిగిలిపోయిందండి, ఆహ్, ఫంక్షనయిన తర్వాత" అని వాళ్ళకిచ్చేస్తే, వాళ్ళు తింటారు. ఇంకలాగ ప్లాన్ చేసుకోని, ఇంక తినాలన్నమాట.
హ్మ్. అవును. అవునంటే నిజంగ బానె బానే ఉంది. ఇలా గాకుండా నేను ఈ మధ్యకాలంలో జూశిందేందంటే...
అవునండి.
ఈ రిసైకిల్ రిసైక్లింగ్ మెషిన్స్ అని కొన్నొస్తున్నాయండి. ఏంటంటే, మన వేస్టేజ్ ఫుడ్ వేస్టేజంతా గుడా దాంట్లో ఎస్తే ఏమవుద్దంటే, దాంట్లో ఎయిర్ మొత్తం గుడా దాన్ని హీటెక్కువగా జేశేశి, ఒక మిక్సర్‌లా జేశి పెడుతుంది. దీన్ని మనం మొక్కలకి గానివ్వండి లేకపోతే, పొలాలకి గానివ్వండి వాడుకోవచ్చు. ఇలా కంపోస్ట్‌లా. ఫెర్టిలైజర్‌కి బదులు. ఇలాంటి మెషిన్స్ గవర్నమెంటేమైనా ఎంకరేజ్ జేస్తె బావుంటదా? ఈ కంపెనీస్‌ని.
ఓకే. ఆ! ఆ! వాడుకోచ్చు. వాడుకోచ్చు. ఆ! కంపోస్టింగ్ ఇట్లాంటివైతే ఎప్పుడో నుంచున్నాయండి. మన తాతల కాలం నుంచి ఉన్నాయి ఎరువులు చేసేవాళ్ళు.
అవునవును. అంటే ముందు కాలంలో వాళ్ళు నేచురల్‌గా జేశేవాళ్ళు కానీ, ఇప్పుడు అదే మెషినొచ్చేశిందన్నమాట.
అదేనండి. మెషినులు గాని, ఏదైనా సరే కంపోస్ట్ తయారవుతుంది. కంపోస్టింగనేది చాలా మంచి విషయమండి. కానీ, ఫుడ్ వేస్టేజ్ తగ్గిస్తుందా అంటే తగ్గించదు. వేస్టయిన ఫుడ్‌ని రీయూజ్ చేసుకోడానికి అదొక ఆప్షన్ గానీ, ఫుడ్ వేస్టేజ్‌ని తగ్గిచ్చడానికి కాదు. ఫుడ్ ఫుడ్‌ని మనం వేస్ట్ చేయకుండానే ఉండాలి. ఎందుకంటే, ఇప్పుడు కంపోస్ట్ జేస్తె మొక్కలకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే, అది ఎలాగో వేస్టయ్యేది కాబట్టి, డస్ట్‌బిన్‌లో వేసే బదులు కంపోస్ట్‌లో వేసి ఎలాగో ఉపయోగపడే విధానం చేసుకుంటున్నాం. కానీ, అది ఆకలి తీరుస్తుందా? ఆకలి తీర్చేదాన్ని తీసుకెళ్లి మనం వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి, ఫుడ్ వేస్టేజ్ ఆని తగ్గించడానికి కంపోస్టింగ్‌కి ఎక్కువ రిలేషన్ లేదని నేను ఫీలవుతాను.
ఒక గంట, రెండు గంటల్లో జేశేస్తదది. హ్మ్. అవును. హ్మ్. అవును. కయ్ హ్మ్. హ్మ్. ఆహా! అలానే మనం అన్నదానాలు గూడా చాలా జే చేయ్యొచ్చు అంటే ఫుడ్ మన దగ్గర అధికంగా ఉంటే. ఈ అన్నదాలా ఆహ్, ఇవన్నీ నమ్ముతారా? అంటే జేయడం మంచిదే అంటారా?
అవునండి. అవునండి. ఆ! అన్నదానాలు చేయడం చాలా మంచి విషయమండి. ఒక మనిషికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి విషయం. అలాంటిది కొన్ని వందల మందికి అన్నదానంలో ఫుడ్ పెడుతూ ఉంటారు కాబట్టి, అది చాలా చాలా మంచి పుణ్యకార్యంలాగా ఫీలవుతాననమాట నేను.
హ్మ్. హుహు. అంటే మీరెప్పుడైనా చేయడానికి ప్రయత్నించారా? ఇలా ఏదైనా ప్రత్యేకమైన వేడుకకు గాని, పండగకు గాని?
చేస్తామండి. అంటే వినాయక చవితి వస్తుంది గదా! వినాయక చవితికి చేస్తాము. దసరాసప్పుడు మాకిక్కడ పండాలు పెడతారనమాట దేవుడిది. ఆ పండాలో ఎవ్రీ డే 9 డేసు పెడతారు అన్నదానము. అప్పుడు ఏదో ఒక డే మేము కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై జేస్తాము. వినాయక చవితి అప్పుడు అంటే ఆహ్, మా అపార్ట్‌మెంట్ అంటే మా చుట్టుపక్కల అపార్ట్‌మెంట్సన్నీ కలిసి పెడతామనమాట. అందరం ఒక్కొక్క అపార్ట్‌మెంట్ నుంచి ఒక్కొక్క ఐటెమని ఒక 10 ఐటెమ్స్ అట్లా చేసి
హ్మ్. హుహు.
ఆ! అన్నదానం చేస్తుంటాము. అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అంటే మా అపార్ట్‌మెంట్స్ ఫోర్ ఆహ్, 4 అపార్ట్‌మెంట్సే గాకుండా ఇంకా చుట్టుపక్కల జనాలుంటారు కదా! పక్క వీధుల్లో వాటిల్లో ఆ! అందరికీ ఫుడ్ పెట్టడానికే ప్రయత్నిస్తాము. అసలరోజైతే వేస్ట్ చేయమండి. ఎవరొస్తే వాళ్ళకి ఆహ్, ఫుడ్ పెట్టేస్తాము. మా అంటే పక్క పండాల నుంచి ఒచ్చిన వాళ్ళైనా సరే పెట్టేస్తాం అసల ఆ రోజు.
హ్మ్. అదే. ఇంకా అందరూ కలిసి కొంచెం ఎవరికీ సాధ్యమైనది వాళ్ళు చే అదే. అదే. ఆహ్, అలా జేయడం మంచిదే అంట. ఫుడ్ వేస్ట్ జేయ వేస్ట్ గాకుండా ఉంటది.
ఆ! అంటే వండిచచడం కూడా మైండ్‌ఫుల్‌గా వండిస్తాం. బ్యాచెస్ వైస్ వండిస్తాం. ఒకటేసారి అంతా వండిచ్చేసి మిగిలిపోతే ప్రాబ్లమవుతది కాబట్టి, మేమేం చేస్తామంటే రైస్ విషయానికొస్తే ఒక ఆహ్, మామూలుగా ఒక 125 కేజీస్ రైస్ వండచ్చామనుకోండి. ఒక ఒక 100 మెంబర్స్ దాకా సరిపోతుంది.
హుహు. హ్మ్. <giggles> అవునవును.
సో, 100 మెంబర్స్ ఇంకొక 25 కేజీస్ తర్వాత వండిస్తాం. వెంట వెంటనే వండించ
అదే. అదే. అ అలా జేయడం ద్వారా అంటే ఫుడ్ వేస్టేజనేది అసలు చాలా మటుకు తగ్గిపోతది.
అవునండి. అంటే ఒకటే సారి టూ హండ్రెడ్ ఆహ్, ఆహ్, ఓ 200 మెంబర్సొచ్చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేసుకొని 50 కేజీస్ వండేసాం అనుకోండి. చాలా ప్రాబ్లమయిపోద్ది జనాలు రాకపోతే మీకు ఇంత ఒక 100 మెంబర్స్ ఫుడ్ మిగిలిపోద్ది గదా! ఓకే, రాకపోతే కాబట్టి మేము ఎ ఎంతవరకయితే కుదురుతుందో అంతవరకు ఆహ్, ఎస్టిమేట్ చేసుకుంటాం ఓకే మా 4 అపార్ట్మెంట్సొస్తే ఇంత రైస్ పడుతుంది. ఓకే. దానికం దానికి డబల్ వేసుకుంటాం.
హ్మ్. హ్మ్. అవునండి. నిజమే. ఆ! ఓకే. అలానే బయట వాళ్ళొస్తే, ఆ! ఆ! అలానే కొన్ని రెస్టారెంట్స్‌లో ఏంటంటే ఇలా ఫుడ్ వేస్టేజ్ జేస్తే ఇంత ఫైనని ఉంటుంది. అది మంచిదేనా అలా ఫైన్ పెట్టడం?
దానికి డబలేసుకొని వండిస్తాం. మంచిదేనండి. అదే. స్ షెఫ్స్‌కి కూడా తెలియాలి. ఎంత క్వాంటిటీ ఎంత పీపులొస్తారు? వాళ్ళకి ఎంత వండుకోవాలి? అని తెలి తెలియాలి. ఎక్కువెక్కువ వం వండేస్తే ఫుడ్ చాలా వేస్టయిపోతుంది. అనవసరంగా రా మెటీరియల్ పేస్ట్, వాళ్ళ ఎఫర్ట్స్ పేస్ట్ అన్నీ వేస్టయిపోతాయి కదా! ఫుడ్ పేస్టయితే.
హ్మ్. అవును. హ్మ్. అవునండి. నిజమే మీరు జెప్పింది. చాలా బావుందండి. అసలు మీ ఉద్దేశంలో ఫుడ్డు వేస్టేజు తగ్గించడం ఏ విధంగా జేయొచ్చనేది చాలా బా జెప్పారు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి. మీకు కూడా మంచి ప్రశ్నలడిగారు.